అందరూ హ్మ్, అంటే ఆఫీసు స్టా స్టాఫు కొలీగ్. అ అందరం స్నేహితులు కలిసి ఆహ్, కొలీగ్స్ స్నేహితులే అనుకోండి.
ఆహా! కొలీగ్స్ స్నేహితులు. హ్మ్. <giggles> చాలా సంతోషం. ఓకె. హ్మ్.
అలా వెళ్ళాం. వెళ్ళి అంటే ఇక్కడి నుంచి జలంధర్, ఆహ్, వెళ్ళేటప్పుడు దోవలో మ మొత్తం ఎక్కడ నాగపూర్ వెళ్ళింది, నాగపూర్‌లో దిగి సంత్రా జ్యూస్ కోసం దిగి కొట్టుకుంటూ తాగడం అందరం నేను ముందంటే నేను ముందనుకోంటు. ఆ! రైడ్
ఓహో! హ్మ్. హ్మ్. <laughs> అయ్యో! హ్మ్. హ్మ్. అందరు చ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు కూడా ఉన్నారా?
వయసు తేడాలుంటాయి. ఒక్కోళ్లు అందరం కలిసిపోతాం కదా! చిన్నపిల్లల్లాగా అంటే ఇందులో అంటే బృందా ప్రయాణంలో
హ్మ్. ఓహో! అవును. చాలా చక్కగా. హ్మ్. మీకు ప్రయాణంలో బాగా గుర్తున్న మెమరీ ఏంటిది? మొత్తం ప్రయాణంలో ఇది బెస్టనిపించింది ఏమనిపించింది?
అంటే మొత్తం ప్రయాణంలో బెస్టంటే మేము ఆ వైష్ణవి దేవి పైకి వెళ్లడమనేటువంటిది చాలా బాగా అనిపించిందండి. ఆహ్, అందరం కలిసికట్టుగా బయలుదేరి హ్మ్, ఒకళ్ళు ఒకళ్ళు ఆహ్, అంటే కొంతమంది ముసలి వాళ్ళుంటారు. కొంతమంది నడవలేని వాళ్ళుంటారు. వాళ్ళ కోసం
హ్మ్. ఓహ్! ఓహ్! నైస్. హ్మ్. అవునవును. అది మళ్ళీ ఆహ్, మంచు ప్రదేశం కదా! మీరేంటి మంచి మంచుగా ఉన్నప్పుడే వెళ్లారా? లేదా చాలా మామూలుగా ఉన్నప్పుడు వెళ్లారా?
ఆ! మంచుగా ఉన్నప్పుడే వెళ్ళాం. బాగా చలి. ఆ!
ఓహ్! చలే చలి గురించేంటి మరేమన్నా మంచి స్వెటర్స్ అట్లాంటివన్నీ వేసుకొని ఉన్నారా అందరు?